ఆ! తప్పకుండ. అంటే, ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి, తప్పకుండా అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మొదట్లో అయితే నేను దాని గురించి నిజంగానే చాలా ఎఫెక్ట్ అయ్యేదాన్ని. నేనేంటి నిజంగా బాగా రాయట్లేదా? ఆహ్, నేను అదొక ప్రొఫెషన్ హ్మ్. అవునవును. హ్మ్.
ఓకే. హ్మ్. అంటే మీరు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు, ఈ ఫీల్డ్‌లో చాలా ఫ్రెష్‌గా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం, చాలా ఎఫెక్ట్ చూపిచ్చిందంటారు?
అవును. అంటే ఆహ్, అది ఒక ప్రొఫెషన్ కంటే ఏంటంటే, అది నాకు చాలా ఇష్టమైన థింగ్ అనమాట. నేను ఇప్పుడు ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయాలంటే, అది రాసే ఎక్స్‌ప్రస్ చేస్తాను. నా స్నేహితులకి వాళ్ళకి కూడా పుట్టినరోజులకు కూడా నేను వాళ్ళ కోసం రాసిన కవిత్వాల్ని, వాళ్ళకి గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటాను. అవి వాళ్ళకి చాలా నచ్చుతాయి. అలా నాకు రాయడమనేది చాలా మంచి మెమరీ అనమాట. ఎప్పుడూ నేను చాలా హ్మ్.
హ్మ్. ఓహోహో! అంటే, ఆహ్, మీది ప్రొఫెషన్ ఎట్లుందంటే, కొంతమంది ప్రొఫెషన్ ఎలా చూజ్ చేసుకుంటారంటే, డబ్బు కోసమో, లేకపోతే ఫేమ్ కోసమో అట్లా చూజ్ చేసుకుంటూ ఉంటారు బలవంతంగా ఆహ్, చేస్తూ ఉంటారు. అదే మీ ప్రొఫెషన్ మీకు ఆనందాన్నిస్తది కాబట్టి, మీరు లేవాలన్నా కూడా లేసి నేను వెళ్ళాలి వర్క్‌కి అన్న ఎంతూసియాజంతో ఉంటారు. సో, ఆటోమేటిక్‌గా మీకు ఆ ఇంట్రెస్ట్ కొద్దీ, దాంట్లో మంచి ఎదుగుదల తప్పకుండా ఉంటుంది.
<giggles> హ్మ్. ఓహ్! అవును. హ్మ్, హ్మ్. అవును. నాకు చాలా ఇష్టమన్నమాట. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అలా ఉండేది నే హ్మ్. ను మొదట్లో నేను చాలా బాధ పడేదాన్ని. ఏంటి నేను నిజంగానే సరిగ్గా రాయట్లేదా? ఎక్కడ తప్పు జరుగుతుంది? నేను చాలా బా అంటే నేను చాలా అనలైజ్ చేస్తానన్నమాట. ఈ పదజాలం సరిపోయిందా? నేనేది కన్వే చేయాలనుకుంటున్నానో, అది కరెక్ట్‌గానే వస్తుందా? అండ్ ఏంటి నేను నా స్నేహితులకి, మా అమ్మ నాన్నలకి కూడా చెప్తానన్నమాట. మా అమ్మ, తాతయ్య నన్ను చాలా ప్రోత్సహించారు చిన్నప్పటినుంచి క్రియేటివ్ ప్రక్రియలో. కాబట్టి వాళ్ళకి పంపిచ్చి ఆహ్, దీని అర్థం ఏమై ఉంటుంది? నేను దీంట్లో ఏం చెప్పాలనుకున్నానో ఇన్నర్ మీనింగ్స్ ఉంటాయి కదా! రీడ్ బిట్వీన్ థ్ లైన్స్ అన్నట్టు, అలాంటివి అర్థం అవుతున్నాయా, న్యూయాస్ద్‌గా ఉన్నాయా? ఇలాంటివన్నీ డిస్కస్ చేసాకే నేనది పబ్లిక్‌గా పెడతానన్నమాట. ఎందుకంటే, అది కొన్ని కొన్ని సార్లు చాలా మందికి రీచ్ అవ్వచ్చు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు గదా! కాబట్టి నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఏదో ఒక కామెంట్స్ ఒచ్చేవి. దాని వల్ల మొదట్లో అయితే ఫీల్ అయ్యేదాన్ని గాని, తరువాత ఏంటంటే విభజించుకోవడం మొదలు పెట్టానన్నమాట. ఏది నాకు ఉపయోగపడే నెగెటివ్ ఫీడ్‌బ్యాకు? ఏదసలు పట్టించుకోకూడదు అని చెప్పి. అలా పట్టించుకోకూడదనుకున్న దాన్ని చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా కాదంటే అవి డిలీట్ చేసేస్తున్నానన్నమాట, అసలు కనిపించకుండా. నేను ఎక్కువ ఆలోచించకూడదు. వ వ పెట్టిన వాళ్ళకి కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. నేను కంప్లీట్‌గా డిలీట్ చేస్తున్నాను. లేదా వాళ్ళకి తగ్గట్టు రిప్లైస్ ఇస్తున్నానన్నమాట. అలా చేసి దాన్ని కూడా కొంచెం పబ్లిక్ రియాక్షన్‌ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై జేస్తున్నాను. దానివల్ల నిజంగా ఏదన్న ఆహ్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌లో కూడా ఉపయోగపడేది ఉందనుకో, నేనేదైనా ఫాక్ట్స్ ఏమైనా తప్పు చేసినవి గాని, లేదా కరెక్ట్‌గా రాయనివి కానీ, ఇంకా నిజంగా బెటర్ వర్డ్స్ వాడాల్సినవేమైనా ఉంటే వాళ్ళకి కామెంట్స్‌లో థాంక్ యూ చెప్పి అది మార్చుకుంటున్నాను, అలా చేస్తున్నా అన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఆ! హ్మ్. అవును. అవును. ఓకే. హ్మ్. ఓహ్! హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే, ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

మాములుగా ఒక క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు, ప్రజల రియాక్షన్‌ని బట్టి కూడా ఆహ్, ఆ ఎఫెక్ట్ ఆ ప్రొఫెషన్ మీద పడుతూ ఉంటుంది. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా?
అవునండి. హ్మ్. ఆ! తప్పకుండా అనిపించింది. అంటే నేను ఏమి చేస్తూంటానంటే, నాకు రాయడమంటే చాలా ఇష్టమన్నమాట రిటర్న్ ఆర్ట్స్ అనేవి. హ్మ్. అవునవును. స్టోరీస్ అవ్వనివ్వండి, లేదా యాడ్ కానివ్వండి. ఆహ్, పోయెట్రీస్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, అలా అన్ని రకాలుగా ఆహ్, మార్కెటింగ్ పర్పస్‌కి ప్లస్ పర్సనల్‌గా కూడా రాస్తూ ఉంటానన్నమాట. వాట్ హ్మ్. <chuckles> హ్మ్.
ఓకే. అంటే మీరు మాములుగా రైటర్. హ్మ్. ఓకే. ఓహ్! ఓకే. మొత్తానికి మీరు రైటర్ అన్ అన్నిటికి రైటింగనేది ఇస్తారు. స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఓకే. అలా మీరెప్పుడైనా ఏదైనా పోస్ట్ చేసినప్పుడు గాని, మీ వర్క్‌ని సబ్మిట్ చేసినప్పుడు గాని, ఏదైనా నెగెటివ్‌గా, పాజిటివ్‌గా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అదొక మోటివేషన్ లెక్కనే ఉంటది. ఇంకెక్కువ చేయడానికి యూజ్ ఐతది అలా నెగెటివ్‌గా వచ్చినప్పుడు మీరు ఏదైనా ఫీల్ అవ్వడం గాని, అది మీ నెక్స్ట్ వర్క్ మీద ఎఫెక్ట్ చూపియడం గాని అట్లేమన్నా జరిగిందా అండి?
అవునవును. అవును. దాన్ని పబ్లిక్ హ్మ్. హ్మ్. ఆహా! అవునవును. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. అంటే మొదట్లో చూసుకుంటే ఇప్పుడెంటంటే, నాకు కొంచెం ఎక్స్‌పీరియెన్స్ అనేది ఒచ్చిందన్నమాట. నేను అట్‌లిస్ట్ 2, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. పీపుల్ ఆహ్, ఇప్పుడు నెగెటివ్ ఫ ఫీడ్‌బ్యాక్‌ని కూడా మనం విభజించుకోవచ్చన్నమాట. కొన్నేంటంటే, ఇలా చేసుంటే ఇంకా బాగుండేది అని మన మంచి కోసమే చెప్తారు. ఇది కొంచెం తగ్గింది, ఇది ఒక లోపం ఉంది. ఇది దీని వల్ల ఇది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇది బెటర్ చేసుకుంటే, రిజల్ట్ బాగుండ్డిద్ది అని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది అలా కాకుండా ఊరికే హేట్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళు చేయలేక అవునవును. హ్మ్.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఆ! ఆ! ఓకే. హ్మ్. దెప్పి పొడవడము, కావాలని అనడము, ఇలాంటివి చేస్తూంటారు అలా చేసిన వాళ్ళున్నారా?
అవును.